నిజమే, చాలా చక్కగా చెప్పారు.
అవును. ఎలా అంటే కొన్ని స మనమసలు లైఫంటే ఏంటండి, అప్స్, డౌన్సు అవుతూనే ఉంటాయి. అంటే ఫెయిల్యూర్ సక్సెస్లు జరుగుతూనే ఉంటాయి జీవితం మొత్తంలో. అది
అవును. అది జరిగితేనే జీవితం అంటారు. లేకపోతే అది జస్ట్ రోబోటిక్‌గా ఉంటుంది.
అవునండి, ఖచ్చితంగా. అసలు అటు ఇటు అవి మనకి కిందా మీదకి, కిందా మీదకి ఉంటేనే అది జీవితం అంటారు. స్ సీదా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయేదాన్ని జీ జీవితమనరు ఎవరు గూడా.
అవును, మన హార్ట్ బీట్ కూడా కింద, మీదకైతేనే <chuckles> కదండీ బ్రతుకున్నామంటారు. స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తే చచ్చిపోయామని అంటారు.
అవును. కట్ ఆ నిజంగా.